అవునండి. స్త్రీలందరూ ఆహ్, ఇంచు మించు అలానే ఉంటారు. ఎక్కువగా కుటుంబానికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్ ఇందాక మాట్లాడుకున్న దానిలో ఆహ్, ఇప్పుడు మీకు మిమ్మల్నడిగాను. గవర్నమెంట్ జాబ్ గాని, ప్రైవేట్ జాబ్ గాని, ఫ్రీలాన్సింగ్ అని గాని అని అడిగాను. ఇప్పుడు కొంతమంది జాబ్ చేస్తూ కూడా. ఏది ప్రైవేట్ దావనివ్వండి, గవర్నమెంట్ దవనివ్వండి. ఆహ్, ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి మీరెప్పుడైనా చేశారా? అంటే ఫ్రీలాన్సింగ్
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! నేను చేస్తూ ఉన్నానండి. ఫ్రీలాన్సింగ్ నేను మొదటి నుండి చేస్తూనే ఉన్నాను, నేను ఆల్మోస్ట్ ఫ్రీలాన్సింగ్
హ్మ్. ఇప్పుడలా చేయడానికి గల కారణం ఏమైనా చెప్పగలరా? అంటే నేను ఈ కారణం వల్ల చేస్తున్నాను. మీకు సమయం ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారా? లేకపోతే వేరే కారణం ఇంకేదైనా ఉందా?
ఆ! నేను అసలు ఫస్ట్ జాయిన్ అయిన కారణం వేరండి. నేను ఫస్ట్ జాయిన్ అయిన ఎందుకంటే అప్పుడు నాకు పిల్లలు లేరు. ఆ! నేను ఫ్రీ గానే ఉంటున్నా. నేను ఫుల్ టైమ్ జాబ్ చేసిన తర్వాత కూడా నేను కొంచెం ఖాళీగానే ఉంటున్నా కదా! ఓకే, చేద్దాము టైమున్నప్పుడు చేద్దాము. చేయాలి అన్న కంపల్సరీ లేదక్కడ. ఆ! మనం చేస్తున్నదాన్ని బట్టి పేమెంట్ వస్తూ ఉంటది కాబట్టి. నేను చేస్తూ ఉండేదాన్ని. అది కాస్తా పోయి అది నాకు ఫుల్ టైమ్ లెక్క అయిపోయింది లాస్ట్ కోచ్చేసారికి. అంటే అది నాకు లాస్ట్‌కి వచ్చేసరికి ఇగ దాని మీదనే కొంచెం డిపెండ్ అవ్వడం అలా అయిపోయింది.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! <chuckles> ఓహ్! ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. హ్మ్.

ఇప్పుడు సాధారణంగా మీరు చూసుకుంటే ఆహ్, ప్రొఫెషనల్‌గా గానీ లేకపోతే పనిలో గాని. ఆహ్
హ్మ్. హ్మ్. అవునండి.
మామూలుగా వ్యక్తులు సంతోషం, డబ్బు, స్థిరత్వం వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇవి వి వీటిలో మీకు అసలు ఏది అత్యంత ముఖ్యమైనందని అనిపిస్తది?
అవును. అంటే ఇప్ ఈ 3 కూడా చాలా ముఖ్యమండి. ఒక పని ఆహ్, ఒక ప్రొఫెషన్‌ని, ఒక పనిని, సెలెక్ట్ జేసుకునేటప్పుడు. ఈ 3 కూడా జ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటేనే. మనకి తృప్తి అనేది ఉంటది. ఆ పని చేయడంలో తృప్తనేది ఉంటది. ఇప్పుడు ఎ నాకు పెళ్లి కాకముందు, నేను ఉద్యోగం చేసేటప్పుడు, నేనా పని ఆహ్, స్థిరత్వం ఉందా లేదా అని ఎక్కువ ఆలోచించేదాన్నిగాదు. నాకొక పని దొరికిందా? ఆ పనిలో మంచి శాలరీ వస్తుందా? నేను ఆ పనిని ఎంత కష్ట ఎంత కష్టమైనా సరే. ఆ పని ఎక్కువ ఓవర్‌టైమ్ జేసైనా సరే ఆ పనిని చేసేదాన్ని. ఎందుకంటే నాకు ఆహ్, ఎక్కువ బాధ్యతలు ఉండేవి కాదు. అప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పిల్లలు ఇట్లా ఉండేవాళ్ళు కారు.
హ్మ్. ఉండాలి. హ్మ్. ఆహా! అవును. హ్మ్. ఓకే. అంటే అప్పుడు ఆ సమయంలో మీరు ఏది ముఖ్యంనుకున్నారు? అంటే డబ్బు సంపాదించడం ముఖ్యం అనుకున్నారా? లేకపోతే
ఆ! ఆ సమయంలో. ఆహ్ స్థిరత్వం అవసరం లేదు అనిపిచ్చింది. ఎందుకంటే నా శాలరీ మీదే డిపెండయి ఫ్యామిలీ లేదు కాబట్టి స్థిరత్వం అవసరం లేదు అనిపిచ్చింది. ఆహ్, డబ్బు కూడా ముఖ్యమే అనిపిచ్చింది. నాకెంత శాలరీ వస్తుందో. అది నాకు ముఖ్యమే అనిపిచ్చింది. ఆ!
హ్మ్. హ్మ్. మొదటి దశ కాబట్టి. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునులెండి. హ్మ్. బాధ్యతలు ఎక్కువగా లేనప్పుడు మనం వీటి గురించి పెద్ద ఆలోచించము.
ఆలోచించము. ఈ ఇప్పుడు ఈ తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఆహ్, నేనొక ఆహ్, జాబ్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు న నాకు అది స్థిరత్వం ఉందా లేదా అని చూసుకున్నా అప్పుడు ఫస్ట్ టైమ్. అంటే ఎందుకంటే నేను కంటిన్యూయస్‌గా వెళ్ళాలి. 10 రోజులు ఎళ్ళి మానేసి. నేనేమి స్టూడెంట్‌ని కాదు కదా! అప్పుడు. ఒక స్థిరత్వం ఉండ అనేది ఉండాలి పెళ్ళయింది కదా! ఆ! ఓకే. ఆ! ఆలోచించానప్పుడు. అప్పుడు శాలరీ తక్కువైనా పర్లేదు అనుకున్నా. అది నాకు లాంగ్ టైమ్‌లొ ఆ ఉద్యోగముంటే చాలు అన్నట్టుగా నేననుకున్నా.
హ్మ్. హ్మ్. హుహు. అవును. హ్మ్. అవునవును. అవును. ఒక బాధ్యతాయుతంగా ఆలోచించారు. హ్మ్. హ్మ్. అవును.